అయితే, ఈ రోజులు ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ బాగా స్ ఆహ్, ఈసీ‌గా దొరుకుతుందో. ఈ అంబానీ మహిమ వల్ల మనకి చాలా ఫ్రీ‌గా దొరికేసింది. తర్వాత ఇంకా చాలా చీప్ అయిపోయింది గూడా, ఒకప్పుడు మనం 1 జీబీ డేటా వాడాలంటే, నెల్
అవునండి. ఇప్పుడు చ్ ఏవండీ ఇప్పుడు చీప్ ఎం కాదండి బాబు. ఇప్పుడు కొంచెం రేట్లు పెంచేస్తున్నాడు కదా! మొత్తం.
కొంచెం పెరిగినియ్. ఒకప్పుడుతో చూసుకోండి. ఒకప్పుడు 1 జీబీ డేటా ఎంతో తెలుసా మీకు? మూడొందల రూపాయలు. రూ. 300కి నెల రోజులు వాడుకునేవొళ్ళు. ఇప్పుడు? రోజుకి 1 జీబీ డేటా రీచార్జ్ చేసుకోవాలంటే, మీరు మీ ఫ్రెండ్‌కి ఎప్పుడైనా అడిగారా మీరు? మీ ఫ్రెండ్‌ని ఇట్లా నా డేటా అయిపోయింది. రీఛార్జ్ చేయమని అడిగారా?
చాలా తక్కువ మొ అవును. ఓకే. ఎన్ని సార్లు అడిగుంటానో!
ఆ! అది ఎంత రూ. 19 మాహా అయితే 20 ఇప్పుడు ఓ ఓ రూపాయి పెంచారు. 21, 22 అయింది. జియోకి ట్వెంటీ టు ఆ ఎయిర్‌టెల్‌కి 19 ఎంతో అయింది. అంతే కదా!
అవును. అవునండి. అవునండి. అవును.
ఆ! మరొకప్పుడు 300 పెట్టి రీచార్జ్ చేసుకునేవాళ్ళం తెలుసా? ఆ కాలంలో. మీకు గుర్తుండే ఉండిద్ది.
అవునండి. అవును. ఖచ్చితంగా.
రోజుకి 50 ఎమ్‌బి‌యో, 100 ఎమ్‌బి‌యో వాడుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఎంత? రోజుకి 2 జీబీ కూడా సరిపోవట్లేదు. ఇంక మళ్ళీ 1 జీబీ ఎ 2 జీబీ ఎక్స్ట్రా వాడుతున్నాం అయితే.
ఏ అవునండి. అవును. ఖచ్చితంగా. అప్పుడు ఏంటి అంటే గనక, అంత వాడకం ఉండేది కాదు. అంత తెలిసేది కాదు. ఏదైనా చేసినా కూడా కాసేపు ఏంటిది ఫేస్‌బుక్ ఓప్ ఓపెన్ చేయడం కానీ లేదంటే గనుక, ఒపెరా అని ఉండేది అనుకుంటా. మీరు మీకు ఐడియా ఉందా?
అవును. ఓపెరా, ఓపెరా అవును. ఉండేది. ఆ ఓపెరా కూడా <chuckles> మనకి అప్పట్లో ఫోన్‌లు ఏంటి స్మార్ట్ ఫోన్‌లు కాదు గదా! ఫస్ట్‌లో ఏంటి, అచ్చంగా కీప్యాడ్ ఫోన్‌లు. ఆ ఫోన్ మీరు మనం ఫోన్‌లు అప్పుడే కదా! మనకి స్టార్టింగ్. స్టార్టింగ్‌లో ఏంటంటే, వైర్ వైర్ ఫోన్‌లు ఉండేవన్నమాట. టెలిఫోన్‌లుండేవి మాట్లాడుకోవాలంటే. అంతకు ముందేంటి? కాయిన్ బాక్స్‌లో ఎవరితో మాట్లాడాలంటే ఆహ్, ఎ మన ఊరెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే, మా ఇంట్లో నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళా అనుకోండి. ఎలా మాట్లాడేవాడినంటే
అవును. కీప్యాడ్. అవును. బ్లుబెర్రీ ఈ ఫోన్‌లు విన్నారా అండి? అవును. అవునవును. అవును. అవునండి. అవును. అప్పుడు నెంబరిచ్చేవాళ్ళం వాళ్ళది గూడా.
ఆ! ఒక నెంబర్ ఇచ్చేవాళ్ళు. అంటే, ఇంటి దగ్గర ఒక షాపుండింది. ఆ షాప్‌లో నెంబర్ ఇచ్చేసి, ఇదిగో వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఆ టైమ్‌కి వచ్చేయ్, అని చెప్పి, అలా మాట్లాడుకునేవాళ్ళం.
అవును. అవునండి. అవును.
అవును. తర్వాతేమైందంటే, మళ్ళీ మనకీ, ఈ ఫోన్‌లొచ్చినియి ఆహ్, కీప్యాడ్ ఫోన్‌లు.
అవునండి.
ఓకే. ఆహ్, మీకు గుర్తుందా, మీరు మొదట్లో ఎప్పుడూ ఫోన్ వాడారో, మీ చేతిలో, అంటే, మీ సొంత ఫోన్ గాదు, మీ ఇంట్లో ఫోను?
నా ఇన్ మా ఇంట్లో ఫోనయితే గనకా, నేనూ ఎ అంటే, వాడుతూనే ఉండేదాన్నండి. చిన్నప్పుడూ కీప్యాడ్ ఫోనే కదా! అది.
అవునవునవును.
ఏదోకటి ఫోను నొక్కడం కోసమైనా సరే. గేమ్స్ కోసం, మెయిన్ గేమ్స్ కోసం అని చెప్పి తీసుకోని, ఆ! స్నేక్ గేము. మా నాన్నగారు దాంట్లో స్నేక్ గేముండేది కాదండి. బ్లాక్సుండేవనమాట. పై నుంచలా పడతా ఉంటాయి.
స్నేక్ గేమా? ఆ! టెట్రిస్, టెట్రిస్.
అవునండి. అది.
నా ఆ! ఆ! అదే అదెక్కువాడే ఆడేవాళ్ళా మీరు?
అవునండి. అవును.
ఓకే. ఆహ్, మీకున్ ఈ తోబుట్టువులెవరైనున్నారా? మీ అన్నయ్య, చెల్లి వీళ్ళు ఎవరైనా?
అహా! లేరండి లే మా పెద్దమ్మ వాళ్ళింట్లో, మీరు అడి మీరు చెప్పారు చూశారా? ఆ స్నేక్ గేమనేది ఎక్కువగా నోకియా ఫోన్‍లో ఉండేది.
అవును. నోకియా ఫోన్‌లో ఉండేది. అది గూడా మనకీ, మనా ఇప్పుడు మన్ ఆహ్, రకరకాల ఫోన్‌లుండేవి గాదు. ఒక్కొక్క ఫోన్‌లో ఒక్కో గేముండేదనమాట. ఇప్పుడు మన దాంట్లో మీరు అన్నట్టుగా ఆహ్
అవును. అవునండి. అవును. టచ్ అవునండి. కొన్ని కొన్నీ కొన్ నేనింకొక ఫోన్‌లో చూశానండీ. అందులో ఏంటంటే, వాడు గోల్డ్ డిగ్ చేస్తాడు.
ఏంటిది?
గోల్డ్, గోల్డ్.
ఓకె. ఆ! అవును. నేను ఆడానది. కొన్ని ఫోన్‌లు అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు మనకి ఐఫోను ద ఒక ఐఫోన్ ఎట్లా ఉంటుందో శాంసంగ్ ఫోన్‌లు, దీనిలో రకరకాలున్నాయి. దాంట్లో కూడా కొన్ని కాస్ట్లీ ఫోన్స్ ఉండేవి, కొన్ని నార్మల్ ఫోన్స్ ఉండేవన్నమాట. నార్మల్ ఫోన్‌లో ఏంటంటే
అదీ అవును. అవును. బ్లూ బెర్రీ అవును. ఇంకొకటి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనండి, ఫోన్ ఉండేదండి. ఫోన్ ఓపెన్ చేస్తే ఉంటది చూసారా ఫోన్ క్లోజింగ్, ఓపెన్!
ఆ! ఇట్లా ఫ్లిప్ చేసేదా?
ఆ! ఫ్లిప్ ఫోన్ అనుకుంటా అదేనండి అది.
ఆ! ఓకె. ఓకె. ఆ ఫోనా? ఆ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ ఫోన్ అనుకుంటగా?
ఆహా! అవునా అండి, న అంటే మనకు రేట్లు తెలీయవండి. ఇప్పుడు రోజుల్లో పిల్లలందరికీ రేట్లతో సహా <chuckles> మాట్లాడుకుంటున్నారు. నాకైతే
రేట్లతో కాదు వాళ్ళు దాంట్లో ఏంటి? నీ ఓయస్ ఏంటి? నీ నీది ఎంత, ఎంత జీబీ ర్యామ్? <chuckles> అని చెప్పేసి ఎన్ని మాట్లాడుకున్నారు. అప్పట్లో మనకు తెలీను కూడా తెలీదు కదా!
అమ్మో! అమ్మో! అస్సలా మా కాలంలో కానండి అలాంటివి ఏవి లేవసలా. రేట్లు డబ్బులు గురించి కూడా అంత మ ఏ ఏదెంత? ఇదెంత? అదెంత? అని కూడా అడిగేవాళ్ళం కాదు.
అదే తెలీదు. వీడి దగ్గర ఫోన్ ఉందంట ఉందంటే చాలు. ఇప్పుడింటికి ఎవరైనా వస్తే, ముందు ఆల్ల ఫోన్ అన్న ఆహ్, బాబాయ్ వచ్చారు. బాబాయ్, బాబాయ్ నీ ఫోన్ ఇవ్వా, కాసేపు గేమ్ ఆడుకొనిస్తా అని చెప్పేసలా తీసుకునేవాళ్ళు.
అవును. అవును. అవునండి. అవును. ఖచ్చితంగా. అవునండి. ఖచ్చితంగా. అంటే అ నేనైతే చెప్పాలంటే గనుక అంతగా అడిగేదాన్ని కూడా కాదు. ఒకవేళ మా పెద్దమ్మ వాళ్ళింటికెళ్తే గనుక అప్పుడేమన్నా ఫోన్ తీసుకొని వాడడం అలాంటివి జరిగేది. కానీ ఇప్పటి రోజుల్లో పిల్లలున్నారండి చిచ్చడ పిరుగులు.
అవునా? అవును. <chuckles> ఉంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు.
ఎలా అంటే, ఫోన్‌తోనే పుడుతున్నారు. హ్మ్. ఈ చిన్న చిన్న పిల్లలకండి ఫోన్‌లు చూపిస్తున్నారు. వాళ్ళు ఫోన్‌లు వాడకం వాళ్ళు అమ్మో! అసల వా
చిన్నప్పుడు మనకి అన్నం పెట్టాలంటే బూచోడొస్తాడో, లేపోతే వాడొచ్చి తీసుకెళ్ళిపోతాడు ఇట్లా భయపెట్టేవాళ్ళు. ఇప్పుడేంటి ఇదిగో ఫోన్‌లో చూడు, ఇదిగో వాటర్ ఇది 'కోకోమెలన్' వస్తుంది చూడు, 'డోరెమాన్' వస్తుంది అని చెప్పేసి ఇలా చూపించి అన్నం <chuckles> పెడుతున్నారిప్పుడు.
అవును. భయపెట్ అవునండి అవును. భయపెడుతం అవును. అవునండి. అవునండి. అవునండి. ఖచ్చితంగా హ్మ్. అవునండి. అవును. అలానే చేస్తున్నారు. ఇప్పటి రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి ఏడుస్తుంటే చాలు. ఫోన్ ఇచ్చేయొచ్చు కదా! అంటే ఫోన్ ఇస్తే అదేమన్నా టీచరా? లేకపోతే అదేమన్నానా? ఇ చాలామందండి పిల్లలు చాలా చెడిపోతున్నారు. ఆహ్
అవ్ వాళ్ళు గూడా దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకొని, ఇది కు నాకు ఫోన్ కావాలంటే, ఏదోకటి మనం ఏడిస్తే చాలు ఫోన్ ఇచ్చేస్తారు అని చెప్పి
ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అవును. ఏడిస్తే అవునండి అవును. అవునండి. పిల్లలకి గుడా అలాంటివి మనం నేర్పించకూడదండి. ఎందుకుంటే, పిల్లలు అలా ఏడుస్తున్నారు, మారం చేస్తున్నారు, అని చెప్పేసి అలవాటు చేశామనుకోండి వాళ్ళేమనుకుంటారంటే, ఓకే. నేను ఏడుస్తుంటే నాకు ఇది ఇస్తున్నారు. ఏడుస్తుంటే ఇది చేస్తున్నారు. వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది.
ఆ! అవును. అదే వాళ్ళ్ వాళ్ళకి ఇది ఇ వీక్‌నెస్స్ మీద కొట్టేస్తున్నారు వాళ్ళు.
అవునండి అవును. వాళ్ళకర్థమైపోతుంది. కాబట్టి
ఏమవుతుందంటే, ఒకప్పుడు మనల్ని ఆడిపించడానికి ఇంట్లో, వేరే పద్ధతులు ఉండేవన్నమాట. ఏదో ఆహ్, ఆ బొమ్మలివ్వటం అట్లాంటివి చేసేవాళ్ళు. లేకపోతే కథలు చెప్పడం ఇలాంటివి చేసేవాళ్ళు.
అవునండి. అవును. అవును. లేదంటే గనక కాద్ అదే కాదండి, మనల్ని బయట చుట్టాల ఇంటికి కూడా పంపించేసేవారన్నమాట.
అవును. అవును. అప్పట్లో ఎ అదే కదా! ముంద్
పక్కనిళ్ళకి, వాళ్ళింటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం.
ఊర్లో వీధిలో ఉన్న పిల్లలందరితో కలిసి ఆడుకునేవాళ్ళు. ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, పబ్జీలు ఫ్రీఫైర్లు అంటా! ఇవన్నీ ఎక్కువయిపోయినయి.
ఆహ్! అసలు ఇంట్లో నుంచి గూడా బయటకి రావడానికి కూడా ఇష్టం ఇష్టం ఉండట్లేదండి పిల్లలకి మాత్రం.
అవును. ఏంటంటే, ఆ ఏసీలో కూర్చొని ప్రశాంతంగా, ప్రతి వాళ్ళకి చూసేసారా చిన్నప్పుడు ఆ!
ఇంట్లోనే ఉంటున్నారు. చిన్న, చిన్న పిల్లలకి నేను బస్‌లో చూశానండి ఒకసారి, పిల్లలు ఆహ్, బస్‌లో పిల్ల వా వాళ్ళ అమ్మ ఇచ్చేస్తుంది. ఫోన్ అలా ఇచ్చేసి వదిలేస్తంది.
ఏమైంది? ఓకే.
అంటే ఆ జర్నీ చేసినంత‌సేపు వాడు విసిగించకుండా ఉండడం కోసం. అంటే మనం ముందు స్టార్ట్ చేస్తున్నాము. నేను ఎక్కడ నేను
అదే కదా! మన్ మన వళ్ళే. వాళ్ళకేం తెలుసు మనం ముందు నుం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నాం కదా! వాడిని కంట్రోల్లో పెట్టాలంటే ముందు ఫోన్ ఇచ్చేయాలి. ఆ!
అవునండి అవును. వాళ్ళకి తెలుసా నేను ఫోన్ చూడాలి అవునండి అవును. వాళ్ళకి తెలుసా ఏమన్నా నేను ఫోన్ చూడాలి, లేకపోతే నేను ఇలా ఉండాలి, టీవీ చూడాలి, ఇదే చూడాలి అనేది వా వాళ్ళకన్నీ టేస్ట్‌లు‌గాని లేకపోతే వాళ్ళకేది చూడాలో ఏం చూడకూడదో అన్నీ ప్రతీదీ మనమే నేర్పిచ్చిస్తున్నాం వాళ్ళందరికీ.
అన్నీ మనమే నేర్పిస్తాం. మన చేతుల్లో మనమే అన్నీ చేసుకుంటున్నాం, మళ్ళీ మనమే బాధ బా బాధ బాధపడుతున్నాం చివరికి ఎక్కువ.
హ్మ్. అవునండి అవును. ఇప్పటి రోజు నేనైతే గనుక పిల్లలకి స్క్రీన్ టైమ్ ట్రాక్ చేయడాన్ని ఎందుకు నిర్ణయించాలనుకున్నానంటేనండి, పిల్లలకి ఆహ్, చిన్న, చిన్న పిల్లలకి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లల‌లోపు వాళ్ళకి ఆహ్, డాక్టర్స్ అసలా ఫోన్ ఇవ్వద్దని చెప్తున్నారు.
ఓకే. హ్మ్. ఓకే.
ఎందుకు అంటే వాళ్ళకి మాటలనేది డిలే అవుతున్నాయి. మాటలు రావట్లేదు. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అంటే ఆహ్, ఇప్పుడు మైల్ స్టోన్స్ అనేది ఉంటాయి పిల్లలకి
అవును. నిజంగా వ్ మంచి పాయింట్ చెప్పారు. నేనిక్కడ ఉండే దగ్గర కూడా మా పక్కన ఓ ఫ్యామిలీ ఉంటారనమాట. అయితే వా ఈజ్ స్ సేమ్ మీరు చెప్పినప్పుడు ప్రాబ్లమే వాడికొచ్చింది ఆ చిన్నోడికి. అది ఫోన్ వల్లో ఎందువల్లో తెలీదు వాడికి చి మావులుగా వాడికి ఆహ్, మాటలు మాట్లాడగా ఉ ఉంది వాడికి స్వరం ఉంది, కాని మాట్లాడలేకపోతున్నాడు. అది ఏంటని చూపిస్తే డాక్టర్ చెప్పాడంట, "చిన్నప్పటి నుంచి ముందు మనం మాట్లాడటం అలవాటు చేయాలి. ఎప్పుడైతే వా వాడి మాటలు అలవాటు చేస్తారో వాడు మాట్లాడతాడు. మీ వోడికి మీరు అలవాటు చేయలేదు కాబట్టి వాడు ఇలా అయిపోయాడు మా ఏం మాట్లాడలేకపోతున్నాడని చెప్పేసి" దానికి మళ్ళా సెపరేట్‌ ట్రైనింగ్ అనమాట మాట్లాడటం కోసం వాడికి రోజు.
అవునా అండి? ఆటిజం. ఆ! అవునండి అవును. అవునండి. అవునండి. అవునండి అవును. అన్ అంతేనండి, మనము ఎలా అంటే వాటిని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మాటలు రావట్లేదు, కాబట్టి వాళ్ళకి ఆహ్, స్కూల్స్ వస్తున్నాయి. స్పీచ్ థెరపీ స్కూల్స్ అని ఇట్లాంటి రకరకాల స్కూల్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. దేనివలన, మనం ఫోన్స్ ఇచ్చి పిల్లలకి మన మనం టైమ్ స్ మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకుండా మనం ఆహ్, హ్యాపీగా ఉండడం కోసం లేదంటే మన పని, మన పని మనం చూసుకోవడం కోసం అని చెప్పేసి అవును. మనం నాశనం చే అవునండి ఖచ్చితంగా అవి మాత్రం జరుగుతున్నాయి. చాలా చూస్తున్నాను నేనీ రోజుల్లో. మీరీ అన్నట్లు
అవును. అవును అవును. అ! మన పని సులభంగా అవటం కోసం ఇప్పుడు మన పిల్లల జీవితం మనం నాశనం చేసేస్తున్నాం చివరికి. చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కడికి చిన్న పిల్లోడు, ఐ ఐదు సంవత్సరాల బాబుకే స్పెక్ట్స్ వచ్చేస్తున్నయి చూసారా?
అవునండి. అవును. కొంతమందికి అది ఏంటి అంటే గనక ఇంట్లో ఉంటారు కదా! అంటే మన అమ్మమ్మలకి కానీ, లేదు అంటే మన నాన్నకి, అలా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే గనక కొంతమందైతే హ్మ్. జీన్స్ పరంగా వచ్చేది కొంతమంది అయితే, కొంతమందికి ఫోన్‌లు చూడడం వల్ల, లేదు అంటే టీవీలు చూడడం వల్ల
అవును. జీన్స్ పరంగానా? కొంతమందికి కాదు. చాలా మందికి వహ్ అవే వస్తన్నాయి. ముందు అయితే ఫొ ఒక అయితే టీవీ లేపోతే ఫోన్. అది గూడా దగ్గర పెట్టుకొని చూస్తా ఉంటారు గదా!
ఈ మద్ అవునండి. అవును. మీకు ఒక విషయం చెప్పనా? మీరు కళ్ళజోడు అన్నారు కదా! దాని గురించి ఒకటి చెప్తాను. నాకు చిన్నప్పుడు కళ్ళజోడు అంటే ఇష్టం అనమాట.
పెట్టుకోవడం ఇష్టమా మీకు అదీ?
పెట్టుకోవడం ఇష్టం. అందుకని చెప్పేసి కళ్ళు కనిపిస్తన్నా సరే కళ్ళు కనిపిచ్చట్లేదని జెప్పి కళ్ళజోడు తీసుకున్నా. <chuckles>
అది అయ్యా! ఇదేంటి వింతగా ఉంది. ఎందుకు అలాగా?
అదే కదా! ఇప్పుడు సైటైతే 3.25 అయింది ఇప్పుడు సైట్.
అ పి మీరు కావాలని మీర్ మీరు తెచ్చుకోడం వల్ల.
అది నేను తెచ్చుకోవడం వల్ల. అంటే అప్పుడు మనం క అదొక స్టైల్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు దీన్ని వదిలిచ్చుకోవాలన్నా కూడా వదులుకోలేము.
అసలు ఎందుకు ఆహ్, పెట్టుకోవాలి అనిపిచ్చింది మీకు? ఎవరైనా ఇన్స్‌పిరేషన్ ఉన్నారా స్పెక్ట్స్ <chuckles> పెట్టుకోవాలని?
అంటే ఫ్రెండ్స్‌కుండేదండి. వాళ్ళకి చూసి అరే భలే ఉంది కదా! భలే ఉందని జెప్పి వాళ్ళయి కావాలని పెట్టుకుంటే సైట్ వస్తది అన్నా అంటారని చెప్పి కావాలని పెట్టుకోవడం లాంటివి, ఇలాంటివి చేసేవాళ్లమనమాట.
ఆ! అయితే అక్కడ మీరు ఎళ్ళినప్పుడు టెస్ట్ చేస్తారు స్టార్టింగ్‌లో. ఏబిసిడిలు చదవమని. అఆఇలు చదవమని చెప్పినప్పుడు. మీరు అబద్దాలు చెప్పారా?
కనిపించినా గూడా కనిపించలేదు అని జెప్తామండి.
ఇది నాకేం కనిపించట్లేదమ్మ అని చెప్పారా? ఓకె.
అవునండి. అవును. అయితే అద్ అయి ఇప్పుడు పిల్లలేంటంటే గనక. వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కళ్ళ కళ్ళనేది దెబ్బ తీసుకుంటున్నారు.
అవును. అవును.
ఇ దీని వల్ల ఏమవుతుందంటే గనక. వాళ్ళకీ ఆహ్, ఎఫెక్ట్ అవుతుంది. చెప్పాలి అంటే బ్రైన్ కూడా
చాలా మందికి ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి సైట్ అంటే ఆహ్, తెలిసేది. మొదట్లో చ్ ఆహ్, కను చూపు బానే ఉండేది. తర్వాత కొంచెం మసక పడుతుందని జెప్పేసి, అలా చూపించుకునేవాళ్ళు. కానీ పిల్లలకి ఏంటంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళకీ ఆ సైట్ ఉండేసరికి ఓకే. నిజమైన చూపు ఎలా ఉంటదని చాలా మందికి తెలీట్లేదు.
అవును. అవునండి. అవును. అవునండి. అవును. అదొక్కటే కాదండి మనం స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువ చేయడం అంటే, ఎక్కువ వాళ్ళు అదే పనిగా చూడ్డం టీవీలు కానీ, ఫోన్‌లు కానీ చూడ్డం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే గనక, బ్రైన్ కూడా ప వర్క్ చేయడం మానేస్తది.
అవును.
ఇప్పుడు మనము ఏదైనా స్కిల్స్ కానీ ఏదైనా నేర్పించామనుకోండి. అప్పుడు వాళ్ళు కూడా ఆహ్, ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేస్తారు. మన స్టోరీస్ చెప్తుంటే, "ఎందుకమ్మా చీమ అలా వెళ్ళింది. ఇలా వెళ్ళకూడదనిది." అలా ఇలా కొన్ని ప్రశ్నలడుగుతాది. బ్రైన్ అడుగుతూ ఉంటుంది. అవును. ఆలో
అదే మన కథలు చెప్పేటప్పుడు ఏంటంటే, వాడు ఆలోచిస్తాడు. కథ ఇలా ఎందుకైంది అలా ఎందుకు అని ఎన్ని డౌ వంద డౌట్‌లడుగుతాడు మనని. చిన్నప్పుడు మనం గూడా అంతే గదా. ఇప్పుడు మన టీచర్ కథలు జెప్తున్నాదంటే, అలా ఎందుకైంది? ఇలా ఎందుకని జెప్పేసి వంద క్వెషన్‌లేస్తాం. అప్పుడు ఆమ మనకేంటంటే, ఆమెకి తలనొప్పి వచ్చేసిద్ది, మనం వీడికి ఎలా చెప్పాలి రా బాబు! అన్నట్టుగా. ఎందుకంటే ఆహ్, వాడు అలా ఆలోచిస్తాడు గాబట్టి. కానీ వీళ్ళకి ఏమైతుందంటే, ఒక వీడియో చూసేసి. ఇంక దాన్ని ఒక ఎంటర్టైన్‌మెంట్‌ లాగా చూస్తున్నారు గానీ, కథ అసలు దాంట్లో ఏం జరుగుతుంది అని జెప్పేసి. దాని ఒకా పదును బెట్టి ఆలోచించడం గాని ఏం చేయట్లేదు వాడు.
అవునండి. అవును. అవునండి. ఇప్ అవునండి. అవును. ఖచ్చితంగా. అవును. అవునండి. ఇంకొకటి ఏంటి అంటే కనుక అండి ఆహ్, స్క్రీన్ టైంని నేను ఏమనుకుంటున్నానంటే, పిల్లలు పడుకునే గంట ముందు చూపించకుండా, టీవీ అనేది చూపించకోకుండా ఉంటే వాళ్ళకి నిద్ర అనేది త్వరగా వస్తుంది. లేకపోతే అలా అ టీవీ చూస్తూనే ఉంటారు. ఎంత నిద్రొస్తున్నా కూడా కళ్ళు ఇలా ని నిద్ర ఆపుకుంటూ చూసేవారు కూడా చాలామంది ఉంటున్నారు. డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు.
ఓకె. అవును. ఇప్పుడు ఏముంది వాడికి ఇష్టమైన పవర్ రేంజర్సొ ఏదో ఒకటొ వచ్చింది. అంతే చూస్తా ఉంటాడు. మనం చెప్పేదాకా అసలు ఏం పట్టించుకోడు.
అవును. అహా! లేదండి. ఇప్పుడు ఏంటి అంటేనండి. మనప్పుడు వచ్చిన కార్టూన్ నెట్వర్క్స్ కానీ లేదు అంటే మనం చూసిన షోస్ కానీ అది చాలా మంచి షోస్. ఇప్పటి కాలంలో వచ్చే షోస్ కూడా మంచివి కాదంట. ఆ రైమ్స్ కానీ, మనం అనుకుంటాము. హ్మ్, నిజం చెప్పాలంటే మా ఇంట్లో అంటారు "పిల్లలకి మాటలు రావట్లేదు కదా, రైమ్స్ చూపిస్తే మాటలొస్తాయి. త్వరగా మాట్లాడతారు" అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పిల్లలతో మనం ఎప్పుడైతే ఇంట్రాక్ట్ అవుతామో, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడే వాళ్ళు మాట్లాడగలరు.
అవును అవును. అవును. ఎందుకని? ఓకె. అవును. నిజమే అండి.
అప్పుడే వాళ్ళు మనతో చెప్పుకోగలరు. ప్రతీది మనకి వాళ్ళు చెప్పుకోగలరండి. అలా కాకోకుండా మనము ఆహ్, కొంచెం వదిలేసి వాళ్ళని టీవీ‌లకే, ఫోన్‌లకే వదిలేస్తే వాళ్ళకి ఆ రైమ్స్ తప్పించి ఇంకేమి రావు. ఇంకేం మాట్లాడలేరు.
అవును. అదే గద, ముందు రైమ్స్ మనకి మనకే అర్థం కాదు. పలకడానికి ఇంకా వాళ్ళకెలా వస్తాయి వెంటనే.
అదే కదా! ఆ వర్డ్స్ కూడా రావు. ఇప్పుడు మనం మాట్లాడేది తెలుగు. అక్కడ చూసేది వాళ్ళు ఇంగ్లీష్. వాళ్ళకి ఇంకేమి అర్థమవుతుంది. మనం దగ్గర కూర్చొని మాట్లాడాలి, ఆ బొమ్మలు చూపించాలి. అంటే బొమ్మలంటే టీవీలో కాదు, మామూలుగా బొమ్మలు చూపించి ఇలాంటివి చేయాలి. అదే కాకుండా ఆహ్, ఏజ్‌ని బట్టండి ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి హోం వర్క్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆడుకునే టైం అనేది ప్రతి పిల్లలకి టై ఆడుకోవడానికి, బయట అవుట్ డోర్ గేమ్స్ ఆడుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలి.
అవును. అవును. అవును. అవును. అవును. అయితే. ఇప్పుడు మీరు చూసినట్లయితే. స్కూల్లో కూడా ఎక్కువ డిజిటలైజ్ అయిపోయింది అన్నమాట. వాళ్ళకి ఆహ్, టాబ్స్ ఇచ్చేయడం చిన్నప్పటి నుంచి అంత, వాళ్ళకి మనకి ఒకప్పుడు బు ఆహ్, బ్లాకు బోర్డ్ మీద చెప్పారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పాఠాలు మొత్తం డిజిటల్ బోర్డ్‌లో చెప్పేస్తున్నారంట.
ఒకా అవునండి అవును. అవునండి. అవునండి అవును.
అలా కూడా మరి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి.
అవునండి అవును. ఎఫెక్ట్ అవుతుందండి. ఆ! కాకపోతే ఏమంటున్న నిజం చెప్పాలంటే మీరు అన్నారు చూశారా. ఫోను ఇప్పుడు నువ్వు చూపించవ్ ఇంట్లో. ఆహ్, ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు ఏమంటారంటే గనుక అంటే మనకి మన చుట్టాలు కానీ ఏమంటా నువ్వు చూపించవ్ ఫోన్ కానీ డిజి నువ్వు తర్వాత స్కూల్స్‌కి పంపించినా, కాలేజ్‌కి పంపించినా వాళ్ళు డిజిటలె‌గా చేస్తుంది. మొత్తం అన్నీ ఆన్‍లైనె‌గా వాళ్ళు చేసి చూపిస్తుంది. స్క్రీన్ మీదేస్తారు. అది మరీ ఏదైనా ఒకటే కదా అంటున్నారు. కానీ, ఆహ్
అవును. అవును. అవును.
చెప్ అంటే చెప్పే విధానం కూడా మారుతుంది కదండీ.
అవును. అహ్, ఇప్ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు పాయింట్‌గానే అదీ వాళ్ళు ఎలాగో స్కూల్లో ఎక్కువ స్క్రీన్ టైం చూస్తున్నారు. స్క్రీన్‌న్ని చూస్తున్నారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు మనం స్క్రీను వాళ్ళకి ఫోన్‌లిచ్చేయడం ట్ ట్ టీవీలెచ్చేయడం చేయాలి? ఇక్కడ తగ్గిస్తే సరిపోతది కదా! వాళ్ళు అక్కడ చేసి
అంటే. అంటే అది ఎడ్యూకెటెడ్ కదా! స్క్రీన్ అంటే మనకి వాళ్ళు ఆహ్, హైలీ ఇంటెరాక్టివ్ కానీ లేకపోతే, మనకి కళ్ళకి దెబ్బ తినేవి కా అంటే 'కోకోమెలన్' అనేది చాలా అంటే చాలా వెరీ డేంజరస్ అంట. ఎందుకు అంటే కళ్ళకి బాగా దెబ్బతినడం కానీ, దాంట్లో వేసే కలరింగ్ కానీ అవి అన్నీ కూడా పిల్లల్ని ఆహ్, ఏదో తెలియని ఒక ఇబ్బందైతే వస్తుందని చెప్పేసి నేను విన్నానండి. అదే మనం ఇక్కడ చెప్పేది ఏంటి అంటే గనక డిజిటల్ అనేది, మనకు చదువు చెప్తున్నారు వాళ్ళు అంతే. అంతేగాని ఆహ్, మనకి స్క్రీన్ అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలకి ఇంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలని వాళ్ళు ఫాలో అవుతుంటారు. రూల్స్ అనేవి ఫాలో అవుతుంటారు. అది కరెక్ట్ అనె, నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఓన్లీ అక్కడ చాక్ పీస్‌తో రాసి, ఎంతవరక అ అందరికి అంటే, ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతీది మనం అప్‌గ్రేడ్ అవుతూ ఎళ్ళాలి.
అవునా? ఓకె. అవును. అవును. ఓకె. అయితే ఆహ్, ఈ అప్‌డేట్ దగ్గరకి వస్తే మరి ఫోన్‌లు కూడ మనం అంటే, ఒక కాసేపు చూసిన తర్వాత వెంటనే లాక్ పడిపోయేటట్టుగా ఏమన్నా మీరు చేస్తారా మరి మీరు?
ఆ! నేనైతే గనుక ఫోనే ఇవ్వనండి అసల. ఫోన్ ఇవ్వను. ఫోన్ ఇవ్వను లాక్ పెట్టేసుకుంటాను. ఇంకా వదిలేస్తాను అంతే కానీ, ఫోన్‌లు మాత్రం అస్సలు ఇచ్చే పరిస్థితి లేదండి. నేను ఫోన్ అయితే ఇవ్వను.
ఫోనే ఇవ్వరా అసలు? ఆ! అసల తగ్గేదేలేదంటారా ఆ విషయంలో.
అవునండి. అవును. అస్సలివ్వను.
ఓకె. అయితే చాలా బాగా చెప్పారండి. పిల్లల ఆహ్, ఫోన్‌లు స్క్రీన్ టైంపై ట్రాక్ మీరు ఎలా చేస్తారు? వాడిని ఎలా నియంత్రిస్తారు? అని చాలా బాగా చెప్పారు. అయితే మీతో మాట్లాడినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలాంటి స ఆహ్, విషయాల గురించి సమయం దొరికినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం. ధన్యవాదాలండి మీకు.
ధన్యవాదములండి.